అంటే చెప్పాను కదండీ! ఢిల్లీలో మనకేంటంటే, అక్కడ రకరకాల మనుషులుంటారు. లైకంటే, రకరకాల జిల్లాల నుంచొచ్చే వాళ్ళుంటారు కాబట్టి. సో, వాల్లేంటంటే, అందరూ కలిపి కొన్ని పండగలు చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకిప్పుడు దివాలీ అనేదుంటుంది. దివాలీ అని దేశంలో జరుపుకుంటారు. సో, ఆరోజు మనకేంటంటే, తెలుగు వాళ్ళనే కాదు, హిందీ వాళ్ళనే కాదు, పంజాబీ వాళ్ళనే కాదు. అందరూ కలిపి ఆ పండగ చాలా నీట్‌గా జరుపుకుంటారు. చాలా మంచిగా జరుపుకుంటారు. ఆఫీస్‌లో గూడా మనకేంటంటే, మధ్యాహ్నం పూట వాళ్ళు ఆహ్, లైక్ భోజనం పెడతారు. మళ్లీ నై ఈవెనింగొచ్చేసరికి వాళ్ళేంటంటే కొన్ని ఆహ్, కార్యక్రమాలు చేస్తారు. సో, దాని దాంట్లో అందరూ పాల్గొని
హ్మ్. ఓహో! అవునండి. హుహు. ఓహో! ఓకే. ఓకే. వెజ్ పూజలు చేయడము, క్రాకర్స్ కాల్చడము.
అవును. అవును. అందరూ పాల్గొని అందరూ హ్యాపీ‌గా ఎంజాయ్ చేస్తారు. ఆప్ ఆహ్, దీన్ని.
హుహు. ఓకే. ఓకే. సూపర్. హుహు. ఓకే. ఇప్పుడు మీరు ఇలా వస్తే మనకి చాలా వరకు హైబ్రిడ్ అంటే, రిమో వర్క్ ఫ్రామ్ హోమ్ ఇలాంటివస్తూ ఉన్నాయి కదా! సో, ఇలాంటి వాటిలిని మనం గనక సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఎలా సెలబ్రేట్ చేసుకోచ్చు అంటారు. అంటే మనం ఆఫీసులకి వెళ్ళం కదా! సో, అటు వాటికి మనమేమన్నా ప్లాన్ చేయొచ్చంటారా?
హుహు. హ్మ్. అవునండి. వర్క్ ఫ్రామ్ హోమ్‌లో మనం సెలబ్రేషన్ చేయాలంటే, ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కానీ దాంట్లో మీకు అంతగా ఆహ్, ఒక ఇదనేది క్రియేటవ్వదండి. ఎందుకంటే, మీకు వర్క్ ఫ్రామ్ హోమ్ అంటే, మీరిప్పుడు ఇంటిదరుండి మీరు పని చేసుకుంటారు. మీలాగే ఎవరైతే మీ కొలీగ్స్ ఉండేవాళ్ళో, వాళ్ళు కూడా ఇంటి దగ్గరనే పని చేసుకుంటారు. సో, వాల్లేంటంటే, మీలో అంతగా కనెక్టవ్వలేరు. ఈ సెలబ్రేషన్స్ పరంగా గాని, మీకేదో ఆన ఆహ్, ఆహ్, లైక్ ఏదో చెప్పాలని చెప్పేసి హ్యాపీ బర్త్‌డే అని చెప్తారు గానీ, అంతగా పార్టీ‌ల పరంగా లేదంటే ఏమైనా సెలబ్రేషన్ పరంగా అంటే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఆహ్, ఉన్ మీ దగ్గరుండరు కదా! సో, అది. అవును. అదే మీకు ఆఫీస్‌లో అని
ఓహ్! ఎందుకంటారు? హ్మ్. ఓహో! ఓహో! హుహు. హుహు. అవును. అవును. ఓకే మనకి పర్సన్ టు పర్సన్ ఉండరు కాబట్టి, అంత ఎఫెక్షన్ ఉండదేమో అంటున్నారు.
అవును. అవును. అవును. అదే మీకు ఆఫీస్‌లో అనుకోండి. మీకు ఆహ్, చాలా మంది అక్కడ ఉంటారు. అండ్ మీరు వాళ్ళతో నీట్‌గా లైక్, అన్ని రకాలుగా మీరే ప్లాన్ చేసుకుంటారు. ఏం చేద్దామన్ని చెప్పేసని ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు కూడా మీకొక చిన్న సర్ప్రైజ్‌లాగిస్తుంటారు. అది గూడా మీకు మంచిగా అనిపిస్తుంది.
హుహు. హ్మ్. హుహు.

లేదండి. ఎందుకంటే, ఇప్పుడు ఆహ్, సాధారణంగా మనకెలా ఉంటదంటే, కొన్నిసార్లు కంపెనీసె వాళ్ళ ఆహ్, సొంత డబ్బులతో ఆహ్, ఎవరైతే ఎంప్లాయీసుంటారో వాళ్ళకి, ఇలాంటి సెలబ్రేషనే చేస్తుంటాయి. కొన్నిసార్లేంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కొలీగ్స్ గాని, వాళ్ళ టీమ్‌మేట్స్ గాని వాళ్ళే వాళ్ళు ఒక ఆహ్, గుంపుగా కలిసి ఇలా సెలబ్రేషన్ చేస్తుంటారు. సో, దానివల్ల ఎవరైతే పర్సన్ జరుపుకుంటున్నారో బర్త్‌డే అనేది తనకి కూడా కొద్దిగా హ్యాపీ‌గా ఉంటుంది. ఎందుకంటే, నేనిప్పుడు ఇంటికి దూరంలో ఉన్నాను. సో, నా ఫ్రెండ్స్‌కివన్నీ గుర్తున్నాయి అని చెప్పేసి, వాళ్ళు ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు వాళ్ళతో.
హుహు. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. ఓహో! ఓకే. ఓహో! గుర్తుంచుకుంటారెప్పుడు మిగిలిపోయే జ్ఞాపకం అన్నమాట అది. మీకిట్లాంటి సెలబ్రేషన్స్ మీరెవరికన్నా చేసారా? లేదు అంటే మీకు చేస్తే మీకెమన్నా గుర్తున్నాయా మీ ఆఫీస్‌లో?
అవును. అవును. అవును. జరిగాయండి. నేను 2 సంవత్సరాలు బయటే ఉన్నాను. లైకు నేను ఢిల్లీలో ఉన్నాను. సో, అక్కడ నాకేంటంటే ఆహ్, మీకు తెలిసే ఉంటుంది. మనకి ఢిల్లీకి ఆహ్, ఇక్కడికి మన సైడ్ చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో, మనం ప్రతిసారి మనం ఇంటికి వెళ్ళలేము కదా. ప్రతి పండగ్గాని దేనికైనా. సో, మేము చాలా సమయం అక్కడే గడిపాం. పండగల పూట గాని, లేదంటే నే ఆహ్, ఈ బర్త్‌డేస్ గాని, సో, నాకు ఆహ్, చాలా మంచి ఆహ్, ఇవైతే ఉన్నాయి. ఎందుకంటే, మా ఆహ్, అలాంటి టైంలో ఎవరైతే మా టీమ్‌మేట్ ఉంటారో తను మంచిగా మా గురించి చెప్పి, మేము చేస్తున్న వర్క్ గురించి మాట్లాడి మమ్మల్ని మెచ్చుకునేవాళ్ళు. సో, అలాంటివన్నీ మాకు ఆహ్, గుర్తుంటాయి.
హుహు. హుహు. అవును. చాలా దూరం అవును. అవును. హుహు. హుహు. ఓహో! హుహు. హుహు. ఓహో! సూపర్. హుహు. ఓకే. మీకిప్పుడు ప్రాజెక్టేదైనా సక్సెస్ అయినప్పుడు ఇలా టూర్‌కి తీసుకెళ్ళడం, ఇలాంటివేమన్నా చేసారా ఆఫీస్‌లో గాని, లేదంటే మీ ఫ్రెండ్స్‌తో గాని, మీరిట్లెమన్నా బయటికి వెళ్లారా? సెలబ్రేషన్స్ పరంగా?
హ్మ్.